ఓకే. అది ఏంటంటే మనకి ఒక, ఒక స్ప వర్ల్డ్ ప్రపంచం షిప్ బేసిక్‌గా మనకేంటంటే స్పేస్‌లో ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఒకటి నడుస్తా ఉంటది. అదేంటి మొత్తం అంతా స్పే ఆహ్, భూమి చుట్టూ తిరుగుతూ మొత్తం మనకి ఆహ్, సాటిలైట్ ఆహ్, హ్మ్, కనెక్షన్స్ గాని ఇంకా లేకపోతే మొత్తం ఓవరాల్ కమ్యూనికేషన్స్ గాని చూసుకుంటూ ఆహ్, వెదర్ రిపో వెదర్ కాస్ట్ అంతా చూసుకుంటా <sniffs> ఉంటది. సో, అట్లనే ఏంటంటే అది వేరే వర్ల్డ్‌లో వాళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు ఆహ్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఉంటది. <sniffs> కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కొన్ని స్పేస్ షిప్‌లు ఉంటాయనమాట. అందులో ఒక స్పేస్‌షిప్ పేరు ఆర్విల్. సో, ఆం ఆ స్పేస్‌షిప్ ఏంటంటే ఎలా ఉపయోగపడతదంటే, మన ప్రపంచమే గాదు మన భూమి అనే గాదు గ ఆహ్, ఆ గ్రహం లాగా వేరే, వేరే, వేరే వేరే దగ్గరకి గూడా అంటే వేరే, వేరే ఆహ్, హ్మ్, ప్లానెట్స్ దగ్గరికి వెళ్లి వేరే, వేరే వాళ్ళ ఆహ్, ఆం ఏలియన్స్‌తో ఏలియన్స్‌తో ఆహ్, హ్మ్, కలుపుకోవడం. ఒప్పందాలు చేసుకోవటం, వాళ్ళ వాళ్ళని తీసుకొని రావటం అట్లా వెళ్ళడానికి స్పేస్‌షిప్ ఉపయోగపడతది. సో
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు స్పేస్‌షిప్ అనేది ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చూపిస్తారా ఆ సినిమాలో?
ఆ! అట్లేముండదు. కానీ చాలా ఆహ్, రెవల్యూషనరీ స్పేస్ స్పేస్‌షిప్ అన్నమాట. అంటే చాలా పవర్స్ ఉంటాయి. అంటే క్వాంటం స్పీడ్ గాని, మాగ్నెటిక్ ఫీల్డ్ గాని అది చాలా క్వాంటం స్పీడ్‌లో యెళ్ళిపోతది. ఆహ్, హ్మ్ స్పీడ్ ఆఫ్ లైట్‌తో జూయ్‌మని ఎళ్ళిపోతది. బ్లాక్ హోల్ లోపల ఆం
ఓకే. ఓకే. ఓకే. ఓహ్! వామ్మో! <chuckles> అంటే మంచి సైంటిఫిక్‌గా మొత్తం ఇక దాని గురించే చెప్తారు. అంటే చాలా ఇన్‌ఫర్మేషన్ నేర్చుకోవచ్చు అండి. మీరు చెప్పిన రెండు రా రెండు ముక్కల్లోనే ఎంత సైన్స్ చెప్పారంటే, <giggles> అది నిజంగా ఉపయోగపడిద్ధి, అర్థమయ్యే స్టూడెంట్స్‌కి అయితే ఐ మీన్ అర్థమయ్యే ప్రేక్షకులకయితే చక్కగా భలే సరదాగా అనిపిస్తుందేమో ఇంకా.
ఆ!